ఆ! ఓనర్సేంటంటే, ఆహ్, నేనప్పుడు ఫిజియోథెరప్ ఫిజియోథెరపిస్ట్ నేను యాక్చల్లీ.
ఓకే.
ఆ! సో, ఓహ్, వాళ్ళంట, వాళ్ళకి స‌మ్ ఏదో పెయినుంది, వాళ్ళూ వస్తారు. ఏంటీ రోజు మార్నింగ్ సెవెన్‌కొస్తారంట.
హ్మ్. ఓకే.
వాళ్ళకి ట్రీట్ చేయాలి.
మీరు చెయ్యాలా?
అంటే, ఇంటికి. ఆ! ఇంటికొస్తారు. అంటే వితౌట్ ఎనీ పేమెంటే <giggles> అదంతా ఉంటుందనుకోండి. తెలిసిన వాళ్ళు గదా! మనం పేమెంట్ గూడా తీసుకోలేం. కానీ ఏంటంటే నాకక్క ఆ టైమింగ్స్ సెట్టవ్వవు. అంటే ఇప్పుడు నేను 8 కల్లా నేను, నేనూ హాస్పిటల్‌కెళ్ళాలి వాళ్ళు సెవెన్‌కొస్తారు. ఆహ్, ఆది చేసే ట్రీట్‌మెంటెంత గాదన్నా 45 మినిట్సుంటది. అంటే, నేము ఇంకా ముందు లెగవాలీ, ఇంకా ముందు వాళ్ళొచ్చేలోపే అంతా రెడీ అయిపోయుండాలి. ఆ!
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అవును. అవును. ఓకే. హ్మ్. ఓకే. అవును. అదసలే అంటే, బిజీ బిజీగా ఉండే టైమనమాట. లెగిసీ ఫాస్ట్ ఫాస్ట్‌గా రెడీ అయ్యి, తిని పరిగెడుతూ ఉంటాం. మార్నింగ్ టైమొచ్చిన వెంటనే. అలాంటి టైములో వాళ్ళొచ్చి, మళ్ళీ మీరు వాళ్ళకి ట్రీట్ చేసి, మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళడం, ఇంకా కష్టంగా ఉంటుంది.
ఆ! అవును. నేనప్పడికీ చెప్పాను. నాకూ ఆహ్, పిన్ని నాకు పొద్దున్నెట్లా కుదురుతుంది, నాకిట్లా ఉంటుంది ఆహ్, మా పిన్నికి జెప్పాను. ఇట్లా ఉంటుంది గదా, నీక్కూడా తెలుసు గదా! పోని వచ్చే వాళ్ళనేదో సాయంత్రం రమ్మను. అంటే, మనీ కాదు ఇంపార్టెంటిక్కడ, నాకు ఆ టైమనేది టేమ్ మేనేజ్ చేసుకోవాలి గదా నేను. ఆహ్, రమ్మంటే, లేదు ఆయన ఆఫీస్‌కెళ్ళాల అంటే, ఆయన ఇప్పుడూ వొ ఆయన పనీది. నా పని గాదు గదా! <chuckles>
ఓకే. అవును. అవును. ఆయనాలోచించాలోచిస్తే మరి మీరు? అంతే గదా మరి! మరి మీరు కష్టబడి మార్నింగు అసలే టైముండదు. అసలు మీరు మరీ కోపమొచ్చుద్ది గదాసల, ఆ సిట్యుయేషన్‌లో ప్రత్తొకరికి కోపమొస్తుంది. మరీ మీకు కోపమొచ్చి, ఇట్లా గిట్టి, వాళ్ళెంత చెప్పినా వినకపోయేసరికి, అరిసి చెప్పడం, అలా ఎప్పుడన్నా చేసారా?
హ్మ్. అవును.

కాబట్టి నేను ఇంకా చెప్పేసాననమాట వాళ్ళకి. నాకు ఇట్లా అయితే ఆహ్, అవ్వదండి. మీరు ఫస్ట్ ఇలా చెప్పారు. నేను నాకైతే ఇలా అవ్వదంటే. అప్పుడు మామూలుగా అక్కడ ఉంటారు కదా! రిప్రజెంటేటివ్. ఆ వాళ్ళేమన్నార. లేదు మేడం. కంపల్సరీ అంట ఇదంటే. సరే కంపల్సరీ అయితే నేను నాది ప్రతి సండే మీరు లీవ్ పెట్టేసుకోండి. నేనైతే రాను. మీరు థర్స్‌డే ఎలాగో వీక్ ఆఫ్ ఇస్తారు కాబట్టి. ఓకే. వీక్ ఆఫ్ తీసుకుంటాను. సండే మట్టికి నాది ప్రతి సండే లీవ్ పెట్టుకోండి. అంటే సాలరీ పోయినా పర్వాలేదు. లీవ్ పెట్టేసుకోండి అని ఖరాకండిగా చెప్పేసాను నేను.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే వాళ్ళు ఏమన్నారు తరువాత. ఓకే అన్నారా?
వాళ్ళు అంటే నా వర్క్ పరంగా ఆ హాస్పిటల్‌లో ఇష్టము. ఎట్లా అంటే పేషెంట్స్ కూడా వచ్చి అడగడం. ఆహ్, తనతోనే చేయించుకుంటాను. పేషెంట్స్‌కి ఏంటంటే ఆహ్, వైద్యం కన్నా ఎక్కువ వాళ్ళతో బా మాట్లాడితే ఆహ్
హ్మ్. అవును. అవును. కొంతమందేమో ఇసుక్కుంటూ ఉంటారు కదండీ. సరిగ్గా మాట్లాడకుండా అలా ఉంటారు. వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడినా సరే వాళ్ళకి ఎక్కువ అన్ని అడగటం కానివ్వండి మాట్లాడటానికి అనేది ఇష్టపడుతూ ఉంటారు.
అవును. అవును. సో, వాళ్ళైతే నన్ను ఏం తీయలేదు. ఒక 3, 4 మంత్స్ అయితే అలాగే జరిగింది. ప్రతి సండే నాది వీక్ ఆఫ్‌కి ఆహ్, అంటే లీవ్ కింద పెట్టేసుకున్నారు. థర్స్‌డే వీకని ఇంకా చెప్పాలంటే 2 రోజులు ఇంట్లో ఉన్నా నేను.
హ్మ్. హ్మ్. అవును. <chuckles>
తరువాత తరువాత ఏమైందంటే తీసేసారు. ఆహ్, సండే‌నే వీక్ ఆఫ్ ఇచ్చేసారు. అట్లానే జాబ్‌లోచయితే తీయలేదు. నేను అనుకున్నాను. తీసేస్తారేమో అనుకున్నాను కానీ బట్ తీయలేదు. కానీ అదైతే వర్క్‌అవుట్ అయింది. <giggles> ఆ! కానీ వర్క్‌అవుట్ అయిందది.
హ్మ్. ఓకే. హ్మ్. అది మీ వర్క్‌లో నచ్చి వాళ్ళకి హ్మ్. నిజంగా. హ్మ్. చాలా బా చెప్పారండి. అంటే మనం ఎక్కడెక్కడ సరిహద్దులు అనేవి పెట్టుకోవాలి, ఎలాంటి విషయాల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ పిన్ని గారు మార్నింగ్ వచ్చి ఇవి ఫిజియోథెరపీ చేయించుకోవాలి అనుకున్నారు కానీ, అలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌ని ఎలా ఎదు ఎదుర్కొన్నారో! మీ హాస్పిటల్లో జరిగిన సిట్యుయేషన్స్ కానివ్వండి. చాలా బాగా చెప్పారండి. తప్పకుండా మళ్ళీ మనం మాట్లాడదాము. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.